ఇంతకు ముందు రోజుల్లో ఏదైనా మనం నేర్చుకోవాలంటే, ఒక పుస్తకం గానీ, లేదా మన పాత గ్రంథాలు ఎప్ ఎప్పటివో మనం చూసి, వాటి ద్వారా మనం చదువుతూ నేర్చుకునే వాళ్ళం అనమాట. కానీ రాను, రాను ఈ మనకి జనరేషన్ మారిన కొద్దీ అంటే, ప్రతి ఒక్క పుస్తకం కూడా మనకి ఈ పీడిఎఫ్‌ రూపంలో రావడము, లేదా కొన్ని, కొన్ని మంచి మంచి యాప్స్, వెబ్సైట్‌లలో వీళ్ళు కొత్తగా కొన్ని కోర్సులు ప్రవేశపెట్టడం ఇలా జరిగిందనమాట. అయితే, మీరు ఇలా నేర్చుకున్నటువంటి ఆన్‍లైన్ కోర్సులు ఏవైనా ఉన్నాయా? ఉంటే అవి మీకు ఎలా ఉపయోగపడ్డాయి?
అవును. అవును. ఖచ్చితంగా. అంటే, నేను మీరు చెప్పిన ప్రతి మాటకు కూడా ఏకీభవిస్తాను. నా వ్యక్తిగత జీవితంలోనూ నేను చెప్పాలంటే, ఇంతకుముందు మనం చూస్తే మనం ఎప్పుడు రోజు స్కూల్‌కి బోతాం, వస్తాం. ఇంట్లో ఏందంటే, కాసేపు టీవీ చూస్తాం. ఐ మీన్ మళ్ళీ కూడా ట్యూషన్‌కెళ్తాం. అంటే, ప్రతిదీ కూడా, మనం గురువు దగ్గరికి వెళ్లి, ఆయన దగ్గర ప్రశ్నలు అడిగి జవాబులు చెప్పించుకుంటూ, మన యొక్క డౌట్స్‌ను క్లారిఫై చేపించుకుంటూ ఇలా ఉండేది. ఒక రకంగా మనం చూస్తే.
ఆ! అవును, అవును. వచ్చేవాళ్ళం మనం సాధారణంగా. అవును.
హ్మ్. ఎప్పుడైతే నేను నా జీవితంలో ఒక పెనుమార్పు, ఒక మలుపు లాంటిది అంటే, మాత్రం కరోనా వచ్చిన సందర్భం అనే చెప్తాను. అంటే, కరోనా వచ్చాక అసలు
ఆ! నిజంగా అండి. కరోనా అందరి లైఫ్‌లు తలకిందులు చేసేసింది. కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ కూడా అయ్ అయ్యాయన్నమాట.
హ్మ్. ఈ కరోనా వచ్చాక అసలు కుటుంబాల్లో ఎన్ని బాధలుండాయో ఏమో తెలీదు గాని. ఒక టెక్నాలజీ ప్రకారంగా చూస్తే ఒక పెను మలుపు, అంటే ఒక మార్పనేది చాలా త్వరగానే వచ్చేసింది మన జీవితాల్లో. అప్పుడప్పుడే అందరూ ఒక స్మార్ట్ ఫోన్‌కి అలవాట్లు పడుతూ, 4జీ వచ్చిందనడం గాని, ఒక జియో ఫ్రీగా నెట్ ఇస్తుందన్న, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. చిన్న చిన్నగా అలవాట్లు చేసుకుంటున్నారు గాని, అసలు పూర్తిగా దాని మీద బతికేయాలి అని చెప్పి తెలుసుకున్న సందర్భం ఏందంటే, ఆ ఒక్క కరోనా వచ్చిన సంవత్సరం అని చెప్పి నా అభిప్రాయం. అంటే రెండు వేల ఇ
అవును. ఆ! నిజంగా అంటే అప్పటివరకు వింటూ ఉన్నాం మనమందరం కానీ, అసలు ఈ క్లాసెస్ ఆన్‍లైన్‍లో టీచింగ్ ఏంటి? ఆన్లైన్‍లో క్లాసెస్ టీచింగ్ అసలు సాధ్యపడుతుందా? ఆహ్, అసలు ఈ మీటింగ్స్ కూడా ఎక్కువ శాతం కూడా చాలా వరకు కొన్ని కొన్ని రంగాలకే పరిమితం అయ్యేది కార్పొరేట్ రంగాల్లో. అలాంటిది ప్రతి చోటకి రావడం జరిగిందనమాట ఈ కరోనా టైమ్‌లో.
ఆ! అవును. అందులోనూ మనం చూస్తే అసలు ఎవరికీ తెలియదు కూడా. ఎట్టా వాడాలా? ఏం చేయాలని? కానీ మన పరిస్థితేమో అంతే తెలుసుకోవాలా, చేయాల్సిందే లేకపోతే మనకు ఉండేది ఏంటంటే ఒకటి పోతావా లేకపోతే స్ అంటే బతకుతావా డూవ డూ ఆర్ డై అంటారు కదా!
ఆ! నిజంగా. <laughs> ఉంటా డూ ఆర్ డై అనే సిట్యుయేషన్ వచ్చేసిందప్పుడు. నిజంగా చెప్పాలంటే కరోనా టైమ్‌లో. అవును.
ఆ! అసలు నిజంగా అదే పరిస్థితి. ఏమంటే ఒకటి నువ్వు నేర్చుకోవాల్సిందే. నీ వయసు తేడా లేకుండా, పిల్లల నుండి పెద్దల దాకా అందరూ ఒక స్మార్ట్ ఫోన్ వాడడం గాని, లేదా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం. అంటే వాళ్లకు దాన్ని నేర్చుకుంటున్న పద్ధతులు గాని, అన్నీ మనకు చూస్తున్నట్లయితే ఆహ్, సాధారణంగా ఈ టెక్నాలజీ అంటే మనం చిన్నతనంలో అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే చేసేదేను. వాళ్ళు తప్పితే వీటిని ఇంకెవరు
ఆ! నేను అదే అంటున్నానందుకే, అసలు వాళ్ళకు ఓన్లీ ఈ మీటింగ్స్ కానివ్వండి, గూగుల్ మీట్ అని అదని ఇదని కూడా అన్నీ వాళ్ళకే ఉండేవి. కానీ కరోనా తర్వాత ఇప్పుడు ఏ చిన్న ఆఫీస్‌లో కూడా అప్పుడు ఎలా ఉండింది. అసలు ఎంప్లాయీస్‌తో మాట్లాడాలంటే, ఖచ్చితంగా ఒక గూగుల్ మీట్ అని, జూమ్ మీటింగ్స్ అని అన్నీ అప్పుడే భలే వచ్చాయన్నమాట.
హ్మ్. నేను కూడా అప్పుడే నా వ్యక్తిగతంగా ఇయన్నీ ఆలోచిస్తూ అసలు మా ఇంట్లోనూ ఫోన్ ఉండేది కాదు. అసలు ఫోను సరిగ్గా నొక్కేది తెలీదు. అంటే నేను కూడా మా స్కూల్‌లో తోటి స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు చూసి నేర్చుకుంటూ, అది అలా ఆపరేట్ చేయాలా, ఇలా ఆపరేట్ చేయాలనుకోనీ నేర్చుకుంటున్న సందర్భమే కానీ, నాకు సొంతంగా కూడా ఫోన్ లేదు. అప్పుడు కొన్నానండి ఇంక ఫోన్ నేను.
ఆ! నిజంగా. ఆ! ఓకే. అంటే మీరు ఇప్పుడు ఆ డివైజెస్సు నిజంగా ని <swallows> తీసుకోవాలి అన్నప్పుడు ఎలా ఉండింది మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ గాని? అసలు ఈ సిట్యుయేషన్ ఇలా ఉండింది కదా! అప్పుడు.
నా అవును. అసలు మా ఇంట్లో వాళ్ళేందంటే ఆహ్, "ఎందుకు?" అన్నారు కానీ, "ఇంక అది లేకపోతే ఇంక జీవితం జరగదు" అని చెప్పి చెప్తే ఇంక అర్థం చేసుకున్నారు.
ఆ! అంటే అప్పుడు వాళ్ళకి ఆ సిట్యుయేషన్ అర్థమైంది అంటారు మొత్తానికి.
హ్మ్. అంటే మొదటోద్దు అన్నారు. వాళ్ళేమనుకున్నారంటే "స్కూలుండదు, స్కూల్ ఏంది? ఫోన్‌లో చెప్పేది ఏంది?" అనే ఒక అవగాహన కూడా లేదు. మాది అంతా ఒక పల్లెటూరు ప్రాంతంలో ఆ విధంగా ఉండేటివి మా ఆలోచన తీరు‌లు కానీ, మాకు అంతకు మించి అవగాహన లేదు. అసలు మాకు కరోనా విషయం అని కూడా మాకు జనాల్లో అప్పట్లో సరిగ్గా తెలీదు. అంటే ఆహ్, మాకే మాకేముంటదండి పల్లెటూరు, మొత్తం ఖాళీ ప్రదేశాలు, మొత్తం పచ్చటి పొలాలు, అంతటి పచ్చటి పొలాల్లో కూడా మాకు కరోనా వస్తది అని చెప్పి ఆహ్, ఎవరికన్నా ఒక భయముంటదా మీరు చెప్పండి?
ఆ! నిజంగా. అక్కడ అసలు, అంటే చాలా వరకు కూడా ఎక్కువ అంటే దగ్గర, దగ్గర ఉండేటటువంటి వాళ్ళ ప్రదేశాలకి ఎక్కువగా అంటే జాదన్ చాలా రద్దీగా ఉండేటటువంటి సిటీలలో వస్తది అని చెప్పేసి, ఉద్దేశ్యం ఉండే ముందుగా అయితే. తర్వాత పల్లెలకి కూడా పాకిందనుకో అదొక వేరే విషయం.
ఆ! మాకు టౌను ఆ! మాకు టౌన్‍కి దాదాపు 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఒక్కటి గాని ఏం ఉండదు. మొత్తం ఖాళీ రోడ్డు, పొలాలు తప్పితే ఏమీ ఉండవు మాకు. కానీ, మీరన్నట్లు కరోనా అనేది వచ్చింది. ఎందుకంటే, నిత్యావసర స సరుకుల కోసం కానీ, లేదా ఇంకేదన్నా అవసరాల కోసం కాని, టౌన్‍కి వెళ్ళి వచ్చేస్తున్న సందర్భాల్లో, అప్పుడు పాక్కుంటూ ఆ ఒకటి జబ్బు అనేది వచ్చింది కానీ అప్పుడు మేము తీసుకున్న ఫోను కోర్సులు మాకు ఒక పక్కన నెట్‌వర్క్ వచ్చి, రాక అప్పుడప్పుడే ఆన్‍లైన్ క్లాసులు నేను వింటూ
ఆ! ఆ! నిజంగా. మీ నెట్‌వర్క్ అంటే చెప్పాల్సింది గుర్తుకే భలే అన్నారు. మరి ఆహ్, గ్రామీణ ప్రాంతం కూడా అన్నారు కదా, అసలు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. అంటే చాలా మంది కొన్ని ఆహ్, గుట్టల ప్రాంతానికి వెళ్ళడము, డాబా మీదకెళ్ళడం సిగ్నల్ కోసం.
హ్మ్. నిజం. నేను కూడా ఆహ్, కొత్తల్లో ఫోర్ జీ ఫ్రీ జియో ఫ్రీ ఇవన్నీ విన్నప్పుడు నేను ఒక చ మాకు సాధారణంగా ఎయిర్టెల్ నుండి నెట్‌వర్క్ బాగా వస్తది. ఎందుకంటే, ఎయిర్టెల్ చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి ప్రతి ప్రదేశం, అడవుల్లో అయినా కూడా ఆ! అడవుల్లో అయినా కూడా మాకు బాగా వచ్చేది. మాకు పా ఊరు నుండి పక్క అడవుల్లోకి మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూడా. కానీ జియో ఏందంటే, అసలు సిగ్నల్ వచ్చేది కాదు. పేరుకే నెట్ ఫ్రీ అన్నారు కానీ సిగ్నల్ ఉండేది కాదు. కానీ, కరోనా తర్వాత బాగా అందరికి వస్తున్నాయి లెండి. అది తర్వాత ఇన్స్టాల్ జేసేరు. నేనైతే మాత్రం అసలు నెట్ వర్క్ కోసం, ఆన్‍లైన్ కోర్సులు చదవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మొదట ఏంటంటే, ఇంట్లో కూర్చుంటే ఏమో ఒక పాయింటే వస్తుంది. బయటికెళ్తే ఏమో 4 పాయింట్లు వస్తుండాయి. ఆహ్, మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే ఏమో ఒకటే వస్తది. ఇదేందిరా నాయన ఇంట్లో ఏమన్నా <chuckles> నేనేమనుకున్నాను అంటే ఇంట్లో ఏమన్నా ఉందై
ఓ ఆ! ఆడ టవర్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఆ! <chuckles> నిజంగా సిగ్నల్ ఉండదు. ఆ! <laughs> నిజంగా. ఎక్కడెక్కడో ఇప్పుడా సిగ్నల్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితొచ్చిందన్నమాట.
ఆ! తర్వాత మళ్ళీ మిద్ద ఎక్కితే ఏమో, 5 పాయింట్లు వచ్చినాయి. 5 పాయింట్లోచ్చి ఫోర్ జీ వస్తుంది నెట్ బాగా ఫ్రీగా వస్తుంది. నెట్టు ఎం‌తోచి ఎంత లాగితే అంత అన్నట్లుగా ఉంది. లేకపోతే, ఏమో వచ్చి రాక వస్తూ ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉండింది. తర్వాత చెరువు గట్టుపైకెళ్ళాను. ఇంక నన్నెవరు ఆపలేరండి, అస్సలు ఫుల్లు సిగ్నలు అసలు ఎంత స్పీడ్ వస్తుందంటే, నేను ఆహ్
ఆ! <laughs> ఓకే. ఆ! నిజంగా. ఆ వాతావరణం కూడా చాలా బాగుండొచ్చు, మంచి చల్లటి గాలి ఆహ్, అంటే చెరువు దగ్గర మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటది కదా!
అదే కదండీ. మొత్తం చెట్లు, చల్లగా ఉంటది ఆ చెరువు గట్టు మీద మ‌ట్ మట్టి మీద ఒక రాయి ‌యెసుకొని కూర్చొని ఆహ్, కోర్సులు వింటూ మరోవైపు ఏందంటే, అంత నెట్ వస్తుందని ఒక సంబరంలో, ఈ యొక్క సినిమాలు కూడా డౌన్‌లోడ్ చేసుకుంటూ, అంటే చదువుకుంటూ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుంటూ ఇంట్ ఇంటికెళ్ళాక సినిమాలు చూసుకుందాం‌లే పడుకొని ప్రశాంతంగా అనుకోని, మళ్ళీ చదువు‌కు అంటే నేను మళ్ళీ చదవకపోతే మాత్రం చాలా ఇబ్బంది. మా ఇంట్లో వాళ్ళు తిడతారు, కొడతారు. అంత కష్టపడి నేర్పిస్తే నువ్వు ఇదా చేసేది అంటారు అని చెప్పి, వాళ్ళ మీద గౌరవంతో కావచ్చు లేదా నాకున్న భయానికైనా కావచ్చు ఆ!
<chuckles> అక్కడే కూర్చొని చేశా‌రా! ఆ! అవును. కొద్ది భయం వల్ల ఆహ్, భయంతో కూడిన గౌరవం. <giggles>
ఆ! మొత్తానికి 2 వచ్చాయి లెండి. ఆహ్, అంటే ఎప్పుడు పోతే ఎప్పుడు ఏ ఎక్సామ్ పెడతారో తెలియదు కదా, మళ్ళీ మనం స్కూల్‌కెళ్తే.
ఆ! హ్మ్. అవును నిజంగా.
తు ఆ భయానికేందంటే, బాగా ఆహ్, కాలేజిల్లో వీటిల్లో ఎగ్జాములు పెడతారని చెప్పీ, చదువుకునేవాడిని. తీరా జూస్తే, అసలు ఎగ్జాములే పెట్టలేదండి కరోనాలో.
అసలుమ్ ఏదన్నా చిన్న హోపుండిందా మీకు? అంటెసు మళ్ళీ అసలు ఓపెనవుతాయా ఇవి? రీఓపెన్ స్కూల్స్ రీఓపెనవుతాయా? కాలేజేస్ రీఓపెనవుతాయా? ఓపెనయినా గానీ, మునుపటి పరిస్థితులుంటాయా అనిపిచ్చిందా? మీకు ఆ టైమ్‌లో ఏం ఫీలింగ్, ఎలా ఉండిందసలు?
అసలూ... అసలు మాకు కరోనా అన్నా విషయంగానా తెలీదండి. అసలు మా ఊర్లో సొగం మందికి దాని పేరు గానీ దిరగదండి. కరనానా, కరనానా అంటుంటారు. <giggles>
ఆ! నిజంగా. కరోనా
కరోనా... క కరోనా అని దెలీక
అంటే, అదొక వైరస్సనే దానికంటే గూడా, ఏదోకా పురుగులాగా చూసేవారనమాట.
ఆ! మేవద్ మేవదే. అమ్మా ఇదేదో పురుగంటమా. పురుగొచ్చి గొడితే ఏదో జబ్బొస్తదంట. ఇంక మా మావోళ్ళందరూ ఇ ఇండ్లు మొత్తానికీ ఆహ్, ఒకా ఆహ్, మాకైతే మరీ నాచురల్‍గా పద్ధతులు గదండీ. ఒక ఆవు, బర్రులు యొక్క పేడ నీటిని ఇల్లంతా కొట్టుకోడం. అంటే, మనకు పాత రోజు పద్ధతులు అవే గదా, వైరస్లు అవి రాకుండా, లేపోతే పాములు రాకుండా, ఒక ఇంటి గడపలకి అలా ఇలా మేము అంటే, ఇవుంటాయి గదండీ, ఇంటి పద్ధతులన్నీ. అయన్నీ చేసుకుంటూ అలాగా అలా ఉండేవాళ్ళం గానీ. అదొక మనిషిని, మనిషిని అంటుకుంటే ఒచ్చే జబ్బు, శ్వాస ఎదుటి వారి శ్వాస పీల్చినా ఒచ్చే జబ్బు, ఒక తుమ్ము వల్లొస్తది, అలాగా తెలీదనమాట. తర్వాత, క కొద్ది రోజులుకి పూర్తిగా మేవేన్న ఒక వారంలో బొయ్యేది, ఒక నెలయిపోయే లోపల అప్పుడందరికీ అర్థం అద్దమైపోయింది. ఇదేదో ఆ!
ఆ! నిజంగా. అప్పుడుకర్థమైంది అందరికి నిజంగా. తర్వాత లేటయిన తర్వాత.
పెద్ద మహమ్మారి అంటుండారు కదా! మనకు ఆ రోజుల్లో. అలాగే అనుకోని మేము కూడా, ఇంకా ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ఊర్లో అందరికీ ఫోన్‌లు వచ్చేసాయి మాకు కూడా. అంటే ప్రతి ఇంటికి ఒక టచ్ ఫోన్ అనేది వచ్చేసింది మాకు. ఇంగేమంటే మా ఊర్లో ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న పొల్ల పిల్లవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఆ పిల్లలకి ఏంటంటే చదువు కావాలి. చదువు కావాలంటే ఫోన్ కావాలి.
ఆ! పామ్ అసలు నిజంగా వాళ్ళు కూడా ఇదే అంటే, ఇదే అదును అని చెప్పేసి, పిల్లలు కూడా కం మాకు మంచి, మంచి ఫోన్‌లు కావాలి. మాకంటే స్ క కాలేజీ ఇప్పుడు స్కూల్స్‌లో అటెండ్ కావాలి. మాకు క్లాసెస్ వినాలి అని చెప్పేసి.
ఆ! అంటే మాయ మా ఊర్లో
తల్లిదండ్రులతో బలవంతంగా కొనిపించారన్నమాట.
బలవంతంగా కొనిపించలేదు అడిగారు గానీ మొదట్లో కాదన్నారు. తర్వాత స్కూల్‌లో నుండి తల్లిదండ్రులకి ఫోన్ కాల్స్ వస్తాయి కదా! "ఈరోజు మీ పిల్లవాడు స్కూల్‌కి రాలేదు" అంటే, "అసలు స్కూల్ ఎక్కడుంది?" అని చెప్పి మా యొక్క తల్లిదండ్రులు అడగడం, స్కూల్ అంటే ఫోన్‌లోనే ఇప్పుడు స్కూల్ ఉండేది. ఆన్‌లైన్‌లో అటెండ్ అవ్వాలి అంటే, తర్వ అంటే సగం మా ఊర్లో కరోనా రావడానికి కారణం కూడా ఈ ఫోన్‌లు కొనడం వల్లే. ఫోన్ కొనడానికి టౌన్‍కి వెళ్ళాం కదండీ! అలాగా వచ్చింది మాకు. ఆ! లేపోతే అసలు మేము టౌన్‌కి వెళ్ళం సాధారణంగా అసలు. మాకెంటండి
ఆ! <chuckles> నిజంగా అక్కడ వచ్చిందంటారా? <chuckles> అంటే సాధారణంగా అంటే మొత్తం మరప్పుడు ఊర్లలో ఎక్కువ నాకాబందీ చేసారు కదా! ఉందా?
ఆ! తర్వాత చేసారింక వచ్చేసింది కాబట్టి, ఇంక ఆ తర్వాత చేసుకున్నాం. ఇంకేం చేస్తాం చెప్పండి. అప్పటి దాకా మేము అసలంత ఆలోచనలు అంత లేవు. మాకు కూరగాయలన్నీ మేమే పండించుకుంటాం. ఆహ్, బియ్యం కూడా మేమే పండించుకుంటాం ఇంకేంటి మక్క
హ్మ్. మరి నిజంగా మీ మీ ఫోన్ ఇవన్నీ వచ్చాక మరి ఎటువంటి ఆన్‍లైన్ కోర్సులు స్టార్ట్ చేశారు? అసలు మీకు ఎలా జాగి సాగింది ఈ ఆన్‌లైన్ జర్నీ అనేది?
కాలేజ్‌లో ఉన్నంత వరకు సరిగ్గా అంతా అయిపోయింది. తర్వాత ఆహ్, అదే కరోనాలో కాలేజ్‌లో ఉన్నంత వరకు ఇంటర్ మొత్తం సాగిపోయింది. తర్వాత క కరోనా అయ్యాక బీటెక్‌కి ఆ కాలేజ్‌కి వచ్చామా, కాలేజ్‌లో ఒక ముక్క అర్థం కావట్లేదు మాకేమి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చునే లోపల అసలు ఏమి అర్థం కావట్లా మాకు.
ఆ! నిజంగా మొత్తం పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అసలు అన్ సాధారణంగా పిల్లలు కూడా, పిల్లలు కూడా కరోనా తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తే ఏంటి? గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా మర్చిపోయినటువంటి సిట్యుయేషన్స్ అన్నమాట నిజంగా.
ఆ! అసలు ప ఆ పద్ధతులు తెలియట్లే. నిజమండి అసలు ఆ పద్ధతులు తెలియట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు అసలు ఎటు చూసినా కూడా అంతా మనుషులు ఇంకా మూతికి ఒక మాస్క్ వేసేసుకొని, మ అసలు వాళ్ళు ఎవరు? ఏంది? అనే ఒక తెలియని పరిస్థితి అసలక. ఆఖరికి టీచర్ కూడా మొఖానికి ఒక మాస్క్ మాస్క్ వేసుకొని వచ్చేసి
ఆ! అక్కడ ఇక ట్రోల్స్ కూడా బాగా స్టార్ట్ అయ్యాయి కదా! అప్పుడు ఆ మధ్యలో ఎట్లా అంటే, ఎవరో పిల్లవాడిని అడుగుతుంటే, "కరోనా <chuckles> తర్వాత నీదే స్కూల్‌రా అబ్బాయి?" అంటే వాడు అంటాడు, పక్కన పక్కన వాళ్ళ అన్నకెల్లి చూసి, "మనదే స్కూల్" అనడుగుతుంటాడు కదా! <chuckles> వాడు. అలాగ అదే భలే కామెడీగా ఉండేది.
ఆ! అవునండి. ఆ రీల్‌లు చూ అవి చూడటం కానీ, నిజంగా అలా వచ్చినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో, మేమేందంటే అసలక ఇవన్నీ తెలియక, మా జీవితాల్లో ఏమవుతుందో అర్థం కాక, అసలు ఏద్ ఎటూ తెలియని పరిస్థితి. ఇంక మళ్ళీ కూడా ఆ ఫోన్ అలవాటు ఒకటి అవ్వడంలో, ఫోన్‍లోనే చదువుకోవడం అవుతూ అది అయిందనమాట అంటే ఇప్పుడు ఫోన్‍లో ఆన్
ఆ! అంటే ఏ ఏ చదివారు? ఏం కోర్స్‌లు ఎక్కువ చదివారు బాగా?
నేను సిఎస్‌సి తీసుకున్నానండి బిటెక్‌లో. ఇంకా సిఎస్‌సి మీద పైథాను, జావ ఈ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్స్‌లు. ఇయన్నీ నేను కాలేజ్ కన్నా కూడా ఆన్‌లైన్ కోర్స్‌లోనే ఎక్కువ చదువుకున్నానన్నమాట. యూట్యూబ్ ద్వారా లేపోతే మన ప్
ఆ! అంటే ఎలా ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇవి ఏదైనా యాప్, వెబ్‌సైట్ ఏమైనా ఉండేదా?
ఆ! మనకు యూట్యూబైతే సాధారణంగా ఉచితంగా దొరికేస్తది. లేదంటే కొన్ని వెబ్‌సైటు, కొన్ని వెబ్‌సైట్సు
అవును ఉచితంగా. కానీ అన్ని అక్కడ అంత మంచి చాలా మంచి కంటెంట్ ఉంటుందా అక్కడ? మొత్తం కంటెంట్ ఉండదనుకుంటా కదా?
హ్మ్. కంటెంట్ ఉంటది కానీ, మరి ఇంకాస్త అవగాహన కావాల డీప్‌గా వెళ్లి చదవాలంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి ఏందంటే కోర్స్ఎరా అని జెప్పి ఉంటది, గ్రేట్ లెర్నింగ్ అని జెప్పి ఉంటది, ఎన్‌పీటీఈఎల్ అని జెప్పి ఉంటది, లేకపోతే మనకు ఇప్పుడు
ఆ! 'యుడేమి' 'యుడేమి' లాంటి వెబ్‌సైట్స్.
ఆ! ఉడిమి ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏందంటే కంపెనీ సైడ్ నుండి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఆహ్, ఆ
ఈ చిన్న పిల్లలకి ఆ బైజుసైతే చాలా ఉపయోగపడింది అనుకుంటా అసలు.
అసలు మీకు ఒక విషయం తెలుసా? 'బైజుసు' ఎంత లాభాలు పొందిందో ఆ విధంగా ఇప్పుడు నష్టపోయింది పూర్తిగా. అసలు లేకుండా పోయింది. ఇప్పుడు మనకి ఎక్కడా 'బైజుస్' లేదు. కరోనా టైమ్‌లో బాగా లాభాలోచ్చేసినయి 'బైజుస్‌కి', కరోనా తర్వాత చెప్పినట్లు మళ్ళీ ఇవి అందరూ సొంతంగా ఆన్‌లైన్ కోర్స్‌లు, యూట్యూబ్‌లో ఇలా చదువుకోవడం పోయినాక ఇంక దానికి ఎవరు సబ్‌స్క్రిప్షన్ ఏమి లేక పూర్తిగా అసలు కంపెనీయే లేకుండా పోయింది ఇప్పుడు మనకు.
ఆ! కనపడట్లేదండి. అవును. ఆ! మరి మీరు ఆహ్, వాళ్ళకి లేదు. మరి మీరైనా ఏమైనా పే చేసారా? ఏదైనా వెబ్‌సైట్‌కి సబ్‌స్క్రిప్షన్ లేదా ఫ్రీగా ఫ్రీ కంటెంట్ ఎక్కువగా చూసేవారా? నేర్చుకున్నారా కోర్సెస్?
లేదండి. మే మేమంతా కూడా ఎక్కువగా ఫ్రీగా వచ్చే దాని మీదే ఎక్కువగా చూసుకునేవాళ్ళం. ఎందుకంటే మాకు తల్లిదండ్రు ఆ! తల్లిదండ్రులు ఆర్థికంగా అంత స్థోమత ఉండేది కాదు. ఎందుకంటే మాకు అక్కడికక్కడికే అయిపోయేది. ఫోను కొనియడమే మాకు చాలా కష్టం మీద కొనిచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకు తెలిసిందే వాళ్ళుకు పొలంలో ఏదన్నా ఒక వస్తువు కావాలంటేనే ఎదుటి వారిని పోయి అప్పులు అడుగుత ఇలా చేస్తారు. అటువంటిది ఫోనుకి ఇవన్నీ అన్నా కూడా చాలా కష్టం అని చెప్పి నాకార్ధమైంది. కానీ ఆహ్, ఇంక
ఆ! స్టూడెంట్స్ కాబట్టి మనం. ఆ! మరి మీరు అంటే మీరు నేర్చుకున్నటువంటి కోర్సులు ఉపయోగపడ్డాయా? నిజంగాంటే తర్వాత ఇప్పుడు జాబు జాబ్‌లో గాని లేదా జాబ్ దొరకనప్పుడు కొంతమంది ఇంటర్న్‌షిప్సు, ఫ్రీలాన్స్ ప్రొజెక్టర్సు ఇలాంటివి చేస్తుంటారు కదా! ఈ మీరు ఆన్‌లైన్‌లో నేర్చుకున్న కోర్స్ నిజంగా ఉపయోగపడ్డాయా తర్వాత?
ఆ! అవును. నిజ నిజంగా చాలా చక్కగా నా జీవితానికైతే ఉపయోగపడ్డాయండి. ఎందుకంటే నాకు పూర్తిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి వచ్చాయి. ఎలా మాట్లాడాలా? ఎలా చేయాలా? ఎటువంటి దానికి ఎలా ప్రశ్నలు జవాబులు అనేటివి చెప్పాలి, అడగాలి, పెద్దవాళ్ళని కూడా, హెచ్ఆర్ అనే వాళ్ళని. లేదా సీనియర్స్‌ని ఈల్లని. వీటివల్ల నాకేందంటే ఆన్‍లైన్‍లోనే నేను జాబ్ కూడా ఆన్‌లైన్‌లోనే కొ కొట్టగలిగాను. అంటే నా ఫోను వల్లే నాకు కోర్సోచ్చింది, చదువోచ్చింది, ఆఖరికి నా జాబ్ కూడా నా ఫో నాకు ఫోన్‍లోనే ఆన్‍లైన్ ద్వారా వచ్చింది. ఇవన్నీ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. మంచి ఉద్యోగంలో కూడా ఉన్నానిప్పుడు.
ఆ! ఓహ్! నిజంగా. వావ్! చాలా బావుంది. నటే మేజర్ డిఫరెన్స్ మీరు ఏం చూసారు? అసలు ఆన్‌లైన్‌ కోర్స్‌లకి బయట మీకు ఆఫ్‌లైన్ టీచింగ్‌కి ఏం డిఫరెన్స్ ఉంది మేజర్‌గా?
అంటే మేజర్‌గా ఏందంటే సింపుల్‌గా చెప్పేయచ్చండి. ఆన్‍లైన్‍లో ఏందంటే మనకు ప్రపంచం మొత్తాన్ని మనం ఫోన్‌లోనే చూసేయచ్చు. ఆఫ్‍లైన్‍లో ఏందంటే మనం ఏదైతే చూస్తామో అదే మనకు తెలుస్తది. ఇక్కడ మన కంటి ముందు ప్రపంచమే చూడొచ్చు. అక్కడ ఏందంటే మనం వెళ్లి చూడాలి. ఈ 2 డిఫరెన్సెస్ వల్ల మనము మన దారిని మనం ఎంచుకోవచ్చు, మంచి వైపు పోవాలంటే మంచికెళ్ళిపోవచ్చు, చెడు వైపు పోవాలంటే చెడు. ఫాస్ట్‌గా వెళ్ళాలంటే ఫాస్టు, స్లోగా వెళ్ళాలంటే స్లో. నేనేందంటే మా అన్నీ మంచి ఫాస్ట్ చూసుకున్నాను కాబట్టి మంచి ఉద్యోగం సాధించాను నా జీవితం ఇప్పుడు చక్కగా ఉందండి.
ఆ! హ్మ్. నిజంగా. భలే బా చెప్పారు. ఆన్‌లైన్‌ కోర్స్‌లు నిజంగా మీకు ఎలా ఉపయోగపడ్డాయి. ఈ కరోనా టైమ్‌లో అన్నీ చాలా చక్కగా వివరించారు. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. <smacks lips> ధన్యవాదాలు.
నాకు కూడా అండి. మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ధన్యవాదములు.